సాధారణంగా అందరిళ్లలో వంటకాలు అనేవి సాధారణంగా చేసుకుంటారు కదా! మీరైతే గనుక చిన్న బడ్జెట్‌లో పెద్ద వంటకం ఆహ్, చేయాలంటే గనుక ఎలా ప్లాన్ చేస్తారండి?
హ్మ్. అవునండి. ఆ! మామూలుగా ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు చేసుకునేటప్పుడు, ఆహ్, మామూలుగా కూరగాయలు అలా చేసుకోవచ్చండి. బట్ ఇంటికి ఇంటికెవరైనా చుట్టాలు వస్తున్నారనుకోండి. ఆహ్, అప్పుడు కొంచెం చిన్న బడ్జెట్‌లో పెద్ద పెద్ద వంటలే చేసుకోవాలంటే, నాకు తెలిసినంత వరకు చికెన్ పూరినేనండి.
అవునవును. హ్మ్. చికెన్ విత్ పూరి. పూరితో చికెన్.
ఆ! ఎందుకంటే ఆ! చికెన్ విత్ పూరి. ఆ! అవును. ఆహ్, ఆ కాంబినేషన్ నాకు చాలా నచ్చిద్ది. ఆహ్, అంటే మేము ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినమన్నమాట. ఎవరైనా ఇగ చుట్టాలు వస్తున్నారు అంటే, ఇక వాళ్ల పేర్లో మేము <chuckles> కూడా తినేస్తాం. ఎక్కువ కొంచెం స్ట్రిక్ట్ డైటే ఫాలో అయితాం. ఆయిల్ లేకుండా అన్నట్టుగా ఎప్పుడో మంత్లీ వన్సో, 2 మంత్స్ వన్సో ఆయిల్ ఐటెమ్ తింటాము. అట్లాంటి చుట్టాలొస్తే ఆ!
వావ్! సూపర్. <chuckles> అంటే చికెన్ గ్రేవి చేసేసి హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఆయిల్ అనేది కట్ చేసేస్తారు. పే కట్ చేసేసి హ్మ్.
ఆ! ఇగ చీట్ మీల్ అంటారు గదా! ఇగ చుట్టాలు వచ్చినప్పుడు ఈ చీట్ మీల్ అయిపోతది.
<chuckles> బాగుంది. బావుంది. సో, ఇలా మరి ఇప్పుడు పూరీలంటే గూడా హ్మ్, ఆహ్, చేయడమంటే, ఆహ్, అంట అంతమందికి జేయాలంటే ఒక్కొక్కళ్ళు ఒక మినిమమ్ ఒక 5, 6 తింటారనుకోండి. అంతమందికి పూరీ జేయాలంటే గూడా కష్టమే గదా! అప్పుడెలా జేసుకుంటారు మరి?
ఆ! అయి హ్మ్. హ్మ్. ఆ! అవునండి. ఓకె. ఆ! అంటే నేనేం జేస్తానంటే పూరీ, చపాతీ పిండితో జేస్తాం గదండీ! ఆహ్, చపాతీ పిండిలో కొంచెము ఉప్మా రవ్వ గలిపేస్తానండి.
హ్మ్. చపాతీ పిండిలో, ఉప్మా రవ్వగలుపుతే మరి ఏమవుతుందప్పుడు? అలాగలిపితే.
ఉప్మారవ్వ. ఆహ్, క ఆహ్, కలిపితే ఇగ ఉప్మా రవ్వ గూడా కలిసిపోతుంది గదా! అది కొంచెం రేట్ మేనేజబుల్ అనమాట. అయితే ఆహ్, ఆహ్, ఉప్మారవ్వ ఏముందండి. <giggles> ఆహ్, ఈజీగా ఉంటది. అంటే దాన్ని కల్ టేస్ట్ కూడా బావుంటది. రవ్ ఆహ్, ఉప్మా రవ్వ కలపడం వల్ల, టేస్ట్ గూడా బావుంటది. పూరీలు మంచిగా పొంగుతాయి.
హ్మ్. ఓకె. హ్మ్. అవునవును. సో, ఇది ఇలా కలిపితే మరి టేస్టేమీ మారదా? ఓకె. ఓకె. అంటే క్రిస్పీగా ఉన్, క్రిస్పగా వస్తుందా అండి? క్రిస్పీగా ఉంటుందా? ఎలా ఉంటుంది?
ఆ! క్రిస్పీగా ఉంటుంది. పూరీలు చక్కగా ఫుల్లుగా బూరల్లా బొంగుతాయి. హ్మ్, బావుంటుంది టేస్ట్.
హ్మ్. <chuckles> ఓకె. సో హ్మ్. ఇలా, ఈ
హ్మ్. చికెను చేసేటప్పుడు గూడా అండి ఆహ్, చికెనులో కొంచెం ఆహ్, ఎక్కువ గ్రేవీ ఉండాలి. తప్పకుండా గ్రేవీ ఎక్కువుండాలి. ఆహ్. ఆ! పూరిలో నంచుకోవాలి కాబట్టి, దాంట్లో ఏం జేస్తా అంటే ఆనియన్ టొమాటో పేస్ట్‌ని కలిపేస్తా. కొంచెం కొబ్బరితురుము గూడా వేస్తా. హ్మ్. గ్రేవీ అనేది తిక్కుగా, చిక్కగా వచ్చేస్తది. ముక్కలు గూడా కొంచెం, ఆహ్, కట్ జేసేటప్పుడే మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నగానే చేయండి అని చెప్తా.
హ్మ్. అవును. అంటే అంతమందికొండాలంటే నిజమే. ఓకె. ఆ! అవును. ఓకె. ఓకె. ఓకె. అంటే హ్మ్, హ్మ్. ఓకే. అలా చిన్నగా కట్ జేసుకున్న ఆనియన్సు, టమాటాసుతో కలిపేసి కొబ్బరి, కొబ్బరిపొడి. ఈ 3 కలిపేసి, గ్రేవీ ఒచ్చేలాగా అంటే, బాగా గ్రేవీ థిక్‌గా ఒచ్చేలాగా చికెను కర్రీ జేస్తారు. ఓకే. నా ఓకే.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! కొబ్బరి పొడి గూడా వేసి. హ్మ్. ఆ! అవునవును. గ్రేవి మంచిగా ఒస్తది. ఆయిలు ఆహ్, ఈ ఆయిల్ కూడా పూరిలోకి వాడేది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆహ్, అదైతే ఇ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తా అండి. ఎందుకంటే, అది ఆయిలెక్కువ పీల్చుకోదు. హెల్త్ పరంగా గూడా మంచిది. ఆహ్, బడ్జెట్ పరంగా గూడా మంచిది.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఒచ్చేస్తుంది. బడ్జెట్‌లోనే ఒచ్చేస్తుంది. సో, ఇప్పుడు మీరలా అలాగైతే ఆహ్, బగార రైస్ కూడా పెట్టేయొచ్చు కదా! చికెనుతో పాటు.
హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు మధ్యాహ్నంలోకొస్తే ఇక వేరే కర్రీ ప్రిపరేషనవసరం లేకుండా, చక్కగా బగారా రైస్ చేససామంటే ఏముంది? ఎట్లాగూ ఇంట్లో బగారా మసాలా ఐటెమ్స్ ఉంటూనే ఉంటాయి. అది వేసేసి చేసామంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది. పక్కకి పచ్చి పులుసు చేసుకోవచ్చు. పచ్చి పులుసు పెద్ద విషయమే కాదు. దాంట్లో క ఆ కాయగూరలు అవసరమే లేదు.
ఓకే. హుహు. అవును. హ్మ్. అవును. సో, పచ్చి పులుసుంటుంది, బగారుంటుంది. చికెను కర్రీ అన్నారు కాబట్టి
ఆ! చికెను గూడా ఉంటుంది. అవునండి.
ఓకే. వీటితో పాటు పెరుగు రైతా గూడా జేసేసుకోవచ్చు.
ఆ! అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు.
<chuckles> బాగుందండి మీ ప్లాను. అంటే చిన్న బడ్జెట్టే గానీ మీరు చెప్తుంది, చిన్న చిన్నగా బడ్జెట్‌లాగానే ఉన్న గానీ, ప్రిపరేషననేది చాలా పెద్దగానే ఉంది యాక్చువల్‌గా. ఇవన్నీ.
హ్మ్. చాలా పెద్దగా, చూడ్డానికి గూడా రిచ్‌గా <chuckles> కనిపిస్తది.
<laughs> నిజమే. అందరూ గూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరన్నట్టు.
హ్మ్. ఇస్ ఇష్టంగా తింటారు. అసలు బగారా రైస్ చికెననేది మటనుతో కూడా అంత టేస్ట్ రాదు. ఆ బగారా రైస్ చికెనైతేనే బావుంటది.
హ్మ్. అవును. అవునండి. అంటే మటను క మట్ <chuckles> మటను విత్ వైట్ రైసేమో! మరి చికెనయితే గనక బగార రైస్‌తోని తిట్టుుంటారు. అంటే ఇది పెళ్ళిల్లో గూడా ఇలాంటి కాంబినేషన్ బెడుతుంటారు. అంటే ఎక్కడన్నా ఫంక్షన్స్ జరిగినా గూడా
ఆ! అవును. అవునండి. అవునండి. అవును. పెళ్ళిల్లో కంపల్సరీ. అసలు మటను ఎక్కువగా ఇష్టంగా చాలా తక్కువమంది తింటారేమో! ఎక్కువగా చికెను, బగార్ రైస్ కాంబినేషనే ఇష్టంగా తింటూ ఉంటారు.
హ్మ్. ఓకే. అయితే మరిప్పుడు హ్మ్. సేమ్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు గదా! చికెను కర్రీ పూరీలకైతే అలా చెప్పారు గ్రేవీగా. మరిప్పుడు బగార్ రైసని కొంచెం చేంజ్ చేసాం గదా! మెను. అప్పుడు కూడా అదే సేమ్ కర్రీ సరిపోతుందా? ఇంకేమన్నా ఎక్స్ స్ట్రా ఏమ‌న్నా యాడ్ చేయాలా అందులో చికెనులో?
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అంటే, కర్రీ ఎక్కువ ఒచ్చేటట్టు, ముందే మనం ఆనియన్ టొమాటో అదంతా ఫుల్‌గా గ్రైండ్ చేసేసి పోసేసుకున్నాం గదా! ఎక్కువ ఇగ రెండిటికిే వచ్చేటట్టుగానే సరిపోతుంది. ఒకవేళ సరిపోలేదు అని అనుకున్న సమయంలో, ఆహ్, ఈ సాల్నా ఉంటది కదా! ఎంప్టి సాల్నా అంటారు?
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. అంటే ఏంటండి అది? అంటే
ఆ! ఎంప్టి సాల్నా అంటే ఉత్తిగా, ఆహ్, ఆనియన్ టొమాటోనే ఆహ్, గ్రైండర్‌లో వేసేసి, ఆనియన్ టమాటోలో కొంచెం గసగసాలు ఆహ్, కొంచెం ఈ బిర్యానీ ఐటమ్స్ అవన్నీ గ్రైండ్ చేసేసి, వేసేసి, ఇక కలుపుతూ ఉండాలి. ఆ! ఆ ఎంప్టి సాల్నాని సెపరేట్ గన్నా తీసుకోవచ్చు. లేదంటే ఇదే ఆహ్, చికెను దాంట్లో కలిపేసుకోవచ్చు.
హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. ఆ! ఓకె. ఓకె. ఇలా ప్రిపేరన్న జేసుకోవచ్చు. లేకపోతే మీరన్నట్టు అలా కొనుక్కొనైనా తీసుకోవచ్చు.
హ్మ్. ఆ! ఈ ఎంప్టి సాల్నాని మామూలుగా చికెను బిర్యానీలో సపరేట్‌గా ఇస్తారు.
హుహు. ఓహ్!
బయట రెస్టారెంట్స్‌లో. దాన్నే ఎంప్టి సాల్నా అంటారు. ఏమీ ఉండవు. వెజిటబుల్స్ ఉండవు. చికెను ఉండదు. ఏమీ ఉండదు.
అదదే. హ్మ్. ఓకె. బయట నుంచి తెచ్చుకుంటే అంత టేస్ట్ ఉంటుందా మరి? ఓకె. <chuckles> ఓకె. సో, ఇప్పుడైతే కొన్ని కొన్ని సార్లు, అంటే మనం అనుకున్న దానికంటే కూడా, కొంత్ కొన్ని, కొన్ని సార్లు ఎక్కువ రావచ్చు, చుట్టాలు లేపోతే బంధువులు. ఆ! ఆ వేడుకను బట్టి. అప్పుడు ఎలా అడ్జస్ట్ చేయొచ్చంటారు మరప్పుడు? అందరికి.
హ్మ్. అవును. అవును. అవునండి. హ్మ్. అంటే, అప్పటికప్పుడు అంటే, ఎట్లాగు మార్నింగ్ పూరీలుంటాయి గాబట్టి, ఒకవేళ చికెను సరిపోదు అనుకున్న సమయంలో, ఆలు కూర్మ లెక్క చేసేయొచ్చు. ఇంట్లో ఆలుగడ్డలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అవి ఎక్కు రోజులు స్టోర్ చేసి పెట్టుకున్నా గూడా ఖరాబ్ కావు. సో, దాన్ని ఆలుగడ్డలు, టమాటాలు, యేసేసి చెక్క కుర్మా లెక్క జేసేస్తే, చికెను కొంచెం బెట్టొచ్చు, కుర్మా కొంచెం బెట్టొచ్చు పూరీలోకి.
హ్మ్. ఓకె. అవునండి. హ్మ్. ఓకే. సో, అలానే మరి ఇప్పుడు ఇవి ఆలూ గూడా చికెనులో కలిపేయొచ్చు కదా!
హ్మ్. ఆ! అది గూడా జేయొచ్చండి. <chuckles> గొప్ప ఆలోచన. కాకపోతే నేను మటనులోనే ఎక్కువ కలుపుతుంటా. ఆహ్, ఆలుగడ్డని చికెనులో కలిపినా ఎప్పుడు కలపలేదు మరి.
మీరన్నట్టు. <chuckles> ఓకే. అవునండి. అంటే చాలామంది హ్మ్. ఓకే. అయితే ఇప్పుడు మటనులో ఆలూ వేస్తారు. లేపోతే, మటనులో ఇంకా దోసకాయ, గోంగూర మటను ఇవన్నీ జేస్తారు కదా!
హ్మ్. హ్మ్. ఆ! ఇవన్నీ వేస్తారండి. మా అమ్మమ్మ అయితే మటనులో దోసకాయ వేసేవాళ్ళు. మా అత్తయ్య అయితే ఆలుగడ్డ వేసేవాళ్ళు. నాకు ఆలుగడ్డ వేస్తే బా నచ్చిద్ది. ఒసారి మా వేశారనమాట. మటనులో ఆలుగడ్డ వేసి. అసలు మటను ముక్క టేస్ట్ కంటే, ఆలుగడ్డ ముక్క అది టేస్ట్ ఎక్కువ నచ్చేసింది.
<chuckles> <chuckles> హ్మ్. ఓకే. టేస్టీగనిపించింది. <chuckles> అంటే అంత్ దీని గ్రే గ్రేవీ అంతా టేస్ట్ అంతా, ఆలూ కంటుకుందేమో మే బీ.
ఆ! అవును. అవునండి. అవును.
సో, ఇకా మీరు మరి ఇలాంటివి గూడా వంటలేంటంటే, లిమిటెడ్‌గా ఒచ్చినప్పుడు గెస్ట్ ఒచ్చినప్పుడు చేయొచ్చు కదా! మీరైతే ఏం జేస్తారు? ఈ మటనులో వెరైటీస్ ఏం చేస్తారు? ఇప్పుడైతే గోంగూర మటను జేస్తారా? లేపోతే మటను గ్రేవీ జేస్తారా? లేపోతే హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. మటనయితే అహా! మటను ఆలుగడ్డ వేసి చేయడానికే ఇష్టపడతానండి. ఎందుకంటే, ఆ టేస్ట్ నాకు బా నచ్చింది. అది గ్రేవీ కూడా తిక్‌గా ఒస్తది. ఆలుగడ్డ ఉడికి, సగమైపోతది అందులో. సగం మ మంచి గ్రేవీలో మిక్స్ అయిపోతది. సో, ఎక్కువ క్వాంటిటీ అన్నట్టుగా కూడా తెలుస్తది.
ఓకే. <chuckles> ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు అవును. అంటే ఇప్పుడు ఆలుగడ్డలో ఉండే అంటే ఆ వాటరేదైతుందో అది గ్రేవీలో కలిసిపోయి గ్రేవీ థిక్కుగా అవడం అది జరుగుతుందా? లేకపోతే
అది. హ్మ్. ఆ! ఆ! థిక్ అవుతుంది. ఎక్కువ క్వాంటిటీలో వచ్చినట్టు గూడా అనిపిస్తది.
ఓకే. ఓకే. మరి ఇప్పుడు హ్మ్, ఇలా ఇలా మీరు మటను చేశారనుకోండి.
హ్మ్. ఆ! హ్మ్.
గోంగూర మటనన్నా, మీరన్నట్టు ఆలు మటనన్నా? దానికి దానికి కాంబినేషన్ ఏమిస్తారు? రైసా? లేకపోతే? ఇంకేదైనా చపాతీసా? హ్మ్.
ఆలుమటను. హ్మ్. వైట్ రైసే ఇస్తానండి. <giggles> మటను అంటే రైస్ వైట్ రైసే అసలు దాంట్లో బగారా, బిర్యానీ <giggles> ఏముండొద్దు. వైట్ రైస్‌తో మటను గలుపుకుంటే అద్భుతంగా ఉంటది. దాంట్లో కొంచెం పచ్చిపల్స్ పచ్చిపులుసుంటే చాలు. ఒక్కొక్కసారి ఆహ్, మనము మామూలు కర్రీసే పెట్టామనుకోండి, ఇప్పుడు హ్మ్, చికెను, మటను కాకుండా వెజిటబుల్సే చేసాం. ఒకవేళ సాటర్‌డే వచ్చింది, మన్‌డే వచ్చింది. కొంతమంది తినరు, కొన్ని కొన్ని స్పెసిఫిక్ డేస్‌లో. వాళ్ళకేం చేయొచ్చు అంటే ఉత్తిగా హ్మ్, ఆహ్, ఆ! మసాలా పప్పు లెక్క చేసేయొచ్చు. మసాలాపప్పు చాలా ఈజీ. ఆహ్, తొందరగా అయిపోతుంది కూడా. ఆహ్, ఏంటండి?
<chuckles> <chuckles> నిజమే. <chuckles> హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అవును. అవునండి. తినరు. హ్మ్. మసాలా పప్పు. ఓకే. ఎట్లా చేస్తారు ఈ మసాలా పప్పు? ఎలా జేస్తరు ఈ మసాలా పప్పు ఎలా జేస్తరు యాక్చువల్‌గా?
మసాలాపప్పు ఎలా జేస్తారంటే ఉ తాలింపు వేసేసి అందులో కొంచెం ఆనియన్ వేసేసి ఆనియన్‌లో కొంచెం పసుపు, జింజర్ గార్‌లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి కలిపేసేసి పెసరపప్పు వేసేయాలి.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే.
పెసరపప్పు వేసేసి ఆహ్, దాంట్లో కొంచెం ఉప్పు, కారం మసాలా ఇవన్నీ వేసేసేసి ఆహ్, తొందరగా అవ్వాలి అనుకుంటేనేమో కుక్కర్ విజిల్ పెట్టేయొచ్చు.
హ్మ్. ఓకే. హ్మ్.
కుక్కర్ విజిల్ పెట్టేస్తే ఒక్కటి రెం ఒక్క విజిల్‌లో ఉడికిపోతది. పెసరపప్పే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఆహ్, ఒక్క విజిల్ బెట్టేయొచ్చు. లేదు లేటైనా పర్లేదు అన్నప్పుడు పెసరపప్పు కొంచెం విజిల్ లేకుండా గూడా ఉడికిపోతది ఈజీగానే. సో, దాని ఉడికే వరకు, ఆ! మంచిగా ఉడికే వరకు ఉంచుకొని. ఆ! దాన్ని దించేసుకోవచ్చు. ఇది మసాలాపప్పు. మసాలాపప్పు ఆహ్, దానికి కాంబినేషన్ టమాటా చారు లేకపోతే ఎట్లాగో పచ్చి పులుసుంటుంది అదైనా బెట్టుకోవచ్చు లేదు అంటే టమాటా చారైనా బెట్టుకోవచ్చు.
ఓకే. తొందరగా ఉడికిపోయింది. హ్మ్. ఓకే. అంటే నార్మల్ ఉడికిస్తే గనక గూడా ఉడికిపోతుంది. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. బావుందండి. బావుంది. అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు గెస్ట్ గెస్ట్స్ ఎలా వస్తారంటే ఈవినింగ్ ఒస్తారు నైటేకి డిన్నర్‌కి. వాళ్ళు ఏమంటారంటే మాకేమొద్దండి హెవీగా వద్దు? ఆహ్, ఏదన్నా సింపుల్‌గా చాలు చాలా సింపుల్‌గా జాలు అంటారు కదా! అప్పుడు మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందంటే కిచిడి లాంటిది ఇట్లాంట <laughs>
హ్మ్. హ్మ్. ఆ! ఆ! సింపులన్నప్పుడే నానా తంటాలు వస్తాయండి. <giggles> హెవీగా వద్దు సింపుల్ అన్నప్పుడే ఇగ అప్పుడు రైస్ ఒండలేము గదా! రైస్ ఒండలేము. ఇంట్లో వరకైతే ఉ చేసేసుకోవచ్చు.
అవును. అవును. సింపుల్‌గా. సో, అంటే ఇప్పుడు ఇప్పుడు ఆహ్, అంటే ఇప్పుడు ఫ్లేవర్డ్ రైస్ ఉంటుది గదా! ఫ్లేవర్డ్ రైస్ గానీ, కిచిడీ గాని. ఇలాంటివేవన్నా ట్రై జేయొచ్చంటారా? లేకపోతే ఇంకా వేరే ఐటెమ్స్ ఉన్నాయా?
ఆ! ఆ! ఆ! చేయొచ్చండి చేయొచ్చు. అంటే ఇంట్లో వరకు అనుకోండి, జస్ట్ ప్లెయిన్ ఉప్మానో, వెజిటబుల్ ఉప్మానో అలా జేసుకోవచ్చు. కానీ గెస్ట్ లైట్‌గానే కావాలి అంటున్నారంటే ఇప్పుడు చపాతీ చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే అది పెద్ద పని. అం, చపాతీ తింటాము అనిన్నప్పుడు చపాతీ ఆలు కుర్మ అలా చెయొచ్చు. లేదు అన్నప్పుడు ఈ గోధుమ రవ్వ ఉంటుంది గదండీ!
హ్మ్. ఓకే. ఓకే. ఆ! <chuckles> హ్మ్. అవునవును ఉంటుందండి.
గోధుమరవ్వ ఆహ్, అన్నీ వెజిటబుల్స్ వేసేసి హ్మ్, క్యారెట్, బీన్స్. ఆహ్, ఆలుగడ్డ. ఆహ్, గ్రీన్ బటానీ ఇవన్నీ వేసి ఆనియన్ ఇవన్నీ తాలింపులో వేసేసి కొంచెం ఒక బిర్యానీ ఆకు ఒక ఆహ్, ఒక లవంగము. ఆహ్, ఒక ఇలాచీ ఆ ఒక స్టార్. ఇవ ఒక్కొక్క అన్ని స్పైసెస్ ఒక్కొక్కటిగా వేసేసి. కొంచెం జింజర్ గార్‌లిక్ పేస్ట్ వేసేసి. కావాల్సినన్ని నీళ్లు బోసుకొని గ్రీన్ చిల్లీ కారం ప్లేస్ట్‌లో గ్రీన్ చిల్లీ. ఆహ్, సాల్ట్ ఇవన్నీ వేసేసి ఇక వాటర్ ఉడికే టైం‌లో ఈ రవ్వ పోసుకున్నామంటే దగ్గరకైందంటే సరిపోతుంది. ఇది ఇచ్చేస్తే సరిపోతుంది. దీనికి ఆహ్, సైడ్‌కి కావాలి అంటే పల్లీ చట్నీవి చేసుకోవచ్చు. ఎట్లాగో ఇంట్లో పల్లీలు ఉంటాయి కదా! పల్లెలు ఆహ్, చట్నీ జేసుకుంటే సరిపోతుంది.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అన్నీ స్పైసీ గానే చేస్తున్నారు. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓహ్! అవునండి. అవును. హ్మ్. ఓకే. బావుందండి. అంటే సింపుల్‌గా ఇలా చేయాలో గూడా ఈజీగా చెప్పేసారంటే, మీరు ఏ విధంగా జేస్తారని? ఒకవేళ ఇవన్నీ కాదు. హ్మ్. ఆహ్, వాళ్ళు వస్తానన్నారు కానీ తింటా హెవీగానే తింటామన్నారనుకోండి. అప్పుడు మీరేం జేస్తారంటే ఆ బిర్యానీలాగా జేస్తారా ఏమన్నా? బిర్యానీ ఎప్పుడైనా ట్రై జేశారా?
హుహు. ఆ! అవునవును. ఆ! ఇగ న్ నైట్ టైమ్ బిర్యానీ అంటే కొంచెం ఎక్కువగా ఎవ్వరు ఇష్టపడరు.
ఒకవేళ ఆ! ఒకవేళ వాళ్ళు ఆఫ్టర్‌నూన్ వస్తున్నారనుకోండి.
ఆ! ఆ! ఆఫ్టర్‌నూన్ అంటే ఇగా బగార చికెన్ ఇందాక చెప్పినట్టు అదే బెస్ట్ ఆప్షన్ తొందరగా గూడా అయిపోతది. చికెన్ ఉడికేలోపు బగారా గూడా అయిపోతది.
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇది ప్రిపేర్ చేస్తారు. ఒకవేళ వె వెజ్జయితే ఏ విధంగా ప్ చేస్తారు ఆఫ్టర్‌నూనయితే?
హ్మ్. అవును. అవునండి. ఆ! వెజ్జయితే ఈ వెజ్జయితే ఇకా ఆకు కూర పప్పు. ఆహ్, దాంట్లోకి కొంచెం రసం. అప్పడాలు. ఓ పక్కకి ఆలుగడ్డ ఫ్రై. ఇవి ఉంటే సరిపోతది. ఒక కంప్లీట్ మీలన్నట్టుంటది. పెరుగు గూడా ఉందంటే అయిపోతది.
హ్మ్. వస్తలేవు. <giggles> అసలు మీరు ఆలుగడ్డ అసలు వదల్నే వదట్లేదు ఎక్కడ. అన్ని సందర్భాల్లో ఆలుగడ్డ బ్రహ్మాన బ్రహ్మానందం కామెడీ‌లాగా అన్ని సినిమాల్లో ఒత్తు ఒస్తూ పోతుంది.
ఆ ఆలుగడ్డ వదలట్లేదు. ఆ! మటనులో గూడాయేసేస ఆలుగడ్డ. ఆ! <chuckles> ఆ!
ఓకే. <chuckles> ఓకే అండి.
హుహు.
<clears throat> సో హ్మ్.
ఇ ఇప్పుడు స్నాక్స్‌కే ఒచ్చారనుకోండి ఒకవేళా. హ్మ్ ఆ! ఇంట్లో ఎట్లాగో మిక్చరు ఏ ఏదోక ఆహ్, లడ్డు, జంతికలో ఉంటూనే ఉంటాయి. అవైనా ఇవ్వచ్చు. లేదు అంటే ఆనియన్ పకోడీ ఈజీగా అయిపోతదండి. ఆనియను ఫాస్ట్‌గా అయిపోతది. అహా! ఎక్కువ టైం పట్టనే పట్టదు. చిటికలో అయిపోతది. ఆ ఆనియన్ పకోడి.
హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అవునండి. అవును. హ్మ్. అంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. అంటే దాని ప్రిపరేషన్‌కి ఎక్కువ టైం బడదు పట్టుతుందా అండి? పట్టదా? సో, ఆద్ ఆ ప్రిపరేషన్‌లో ఏమేమి తీసుకుంటారు ఆనియన్స్ అయితే తీసుకుంటారు. ఆనియన్ కాబట్టి.
ఆనియను, శనగపిండి, దాంట్లో కొంచెం ఓమ ఆహ్, సన్నగా కట్ ఆ! సన్నగా కట్ చేసిన ఆహ్, గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. లేదు పిల్లలు ఉన్నారంటే గ్రీన్ చిల్లీ వేయకుండా జస్ట్ కారమే వేసేసుకోవచ్చు. కారం, ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ కలిపేసేసి ఆహ్, ఆయిల్‌లో ఆహ్, వేసేయడమే. ఆనియనుంటుంది.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే అండి. ఆ! హ్మ్. ఓకే. సో, ఆ! నేను అంటే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ కాగానే అది తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే.
సర్వ్ చేసుకోవడమే. దాంట్లో కొంచెం టమాటో కేచేపు అది ఉందంటే ఇంక పిల్లలు ఇష్టంగా తింటారు.
హ్మ్. ఓకే. పెద్దవాళ్ళకైతే అదే ఏది బావుంటుంది?
ఆ! పెద్దవాళ్ళు ఇగ ఉతిగా తినాల్సిందే. టమాటో కేచెప్ అయినా సరే ఉత్తిగా అయినా సరే. హ్మ్.
అంటే సైడ్ అంటే ఉత్తదే. <chuckles> ఓకే. సో, ఇవి గూడా, అంటే ఆలూ బజ్జీ గాని, మీరు అన్నట్టు ఆలూ బజ్జీ గూడా ఏసుకోవచ్చు. <chuckles> ఎందుకంటే. మీరన్నట్టు
ఆ! ఆ! ఆలూ బజ్జీ గూడా చేసుకోవచ్చండి. ఆలుగడ్డలు శనగపిండిలో ఎసేసి చేసేసుకోవచ్చు. అలైయినా చేసుకోవచ్చు.
<laughs> ఓకే. హ్మ్. హ్మ్. మీరపకాయి బజ్జీలు గూడా జేసుకోవచ్చు. హ్మ్.
కాకపోతే నాకు అది ఎక్కువ ఆయిల్ పిలుస్తదేమో అన్నట్టుగా ఉంటది ఆలూ బజ్జీ. ఇదైతేనేమో ఆనియన్ ఆహ్, పకోడీ అయి అయితేనేమో అసలు ఆయిల్ అంటినట్టే అనిపియదు చేతికి.
ఓకే. హ్మ్. ఓకే. అంటే, మరి రెండిట్లో గూడా ఉండేది ఆహ్, అదే పిండి కదా! సేము.
హ్మ్. ఆ! అదే పిండి. ఆహ్, అది ఆనియన్ వల్లనేమో అనుకుంటున్నా. ఆనియన్ ఆహ్, ఉన్న ఆయిలంతా ఆనియన్ పీలుస్తుందో, ఏమో మామూలుగా మన ఆహ్, కూరలు జేసుకునేటప్పుడు గూడా ఆహ్, ఆయిల్ ఎక్కువ వేయాల్సి‌సోస్తది ఆనియన్ ఎక్కువ ఉన్నప్పుడు.
కానీ ఎందుకలా వెందుకలా అది పిల్ సో, హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. బావుందండి. అయితే మరి చిన్న బడ్జెట్‌లో పెద్ద వంటకాలు మీరు ఏ విధంగా ప్లాన్ జేస్తారు, అప్పుడు మీ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది. వెజ్ అయితే గనక ఎట్లా మరి నాన్ వెజ్ అయితే ఎట్లాగా అయితే ఎట్లా గనక ఇవన్నీ కూడా మరి మీరు చేసే వంటకాల ద్వారా, మీకున్న అనుభవం ద్వారా, చాలా చక్కగా వివరించారండి. మీకు నా ధన్యవాదాలు.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి. మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం.
మాట్లాడుకుందాం అండి. తప్పకుండా.